మనం జీవితంలో రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకు చదువుకి సంబంధించింది చేస్తాం. కొన్నిసార్లు అసలు ఏ సంబంధం లేకుండా కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకొని చేయాలనుకుంటాం. అయితే ఈ ఉద్యోగాలు చేసేటప్పుడు అసలు మారాలి. దీని నుంచి ఇంకొక దానికి మారాలి అనుకున్నప్పుడు ఆర్థికంగా అసలు ఎలా ప్లాన్ చేస్తారు?
హ్మ్. అవునండి. ఈ పరిస్థితి అయితే వచ్చింది. ఉన్న ఉద్యోగం అనేది మొదట్లో ఏంటంటే వాళ్ళు భలే! చెప్పారన్నమాట. ఇన్సెంటివ్స్ మీకు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేస్తాం. బోనస్‌లు కూడా అవసరమైన దానికంటే విచ్చలవిడిగా ఇంకా పంచేస్తాం అన్నట్టు చెప్పారన్నమాట మొదట్లో. తర్వాత జాయిన్ అయ్యి 1 ఇయరే అయిందండి. నేనైతే ఇంక 1 ఇయర్ అయ్యాక బోనస్ ఫస్ట్ ఇయర్ ఇచ్చి ఇంక ఆ తర్వాత నుంచి ఆపేశారు. ముందు సారేమో 3 మంత్స్‌కి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఏమో 6 మంత్స్‌కి ఇచ్చారు.
హ్మ్ హ్మ్. హ్మ్ ఆ! హ్మ్. అయ్యో! ఆ! హ్మ్.
ఇంక నేను ఏం చేశానంటే ఇక్కడ ఉంటే ఇంక అంతే. ఈలోపు ఏంటి జరిగింది? సరేలే ఆహ్, ఇయర్ అవుతది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇంక థర్డ్ ఇయర్‌కి అనమాట. బోనస్ వస్తదేమో అని చూస్తున్నా. సెకండ్ ఇయర్ ఇవ్వలేదు. కొంతమంది ఉంటారు కదా! ఆ! ఇవ్వలే మొదట ఒక్క సంవత్సరం తీసుకున్న ఆంటీ. రెండో సంవత్సరంకి వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా! లేదు లేదు, ముచ్చటగా మూడో సంవత్సరం చాలా ఎక్కువ ఇచ్చేస్తారు. మనం వెయిట్ చేద్దాము అన్నారు. ఆహా! నిజమే అనుకోని ఇంక వెయిట్ చేశా. మూడో సంవత్సరం వచ్చేసరికి ఇంకేం లేదు. ఈ లో హ్మ్, ఈ లోపు ఏం చేశా అంటే, మనకి మరి చేతులు ఊరుకోవు కదా! లోన్ తీశాను అనమాట. ఇన్ ఈ లోన్ కూడా వోడు ఫోన్ చేస్తాడు.హెచ్ బి, హెచ్‌డిబీ వోడు ఫోన్ చేస్తడు. ఐడీఎఫ్‌సీ ఆడు కాల్ ఇంకా ఎలా అంటే <smacks lips> మీకు ఫ్రీగా ఇస్తాం అసలు ఇంట్రెస్టే లేదు. తీసుకోండి మా దగ్గర అన్నట్లు ఫోన్
హ్మ్. ఓకే. అసలు ఇవ్వలేదు. హ్మ్. హ్మ్. <giggles> అవును. అవును. ఓన్లీ జీతమే. <giggles> అయ్యో! ఆ! హ్మ్. అవును. బాబోయ్! నిజంగా ఒక్క ఒక్క బ్యాంక్ దగ్గర మనం గాని లోన్ తీసుకుంటే ఇంక మిగతా బ్యాంక్‌లు అన్నీ తగులుకుంటారు అసలు నిజంగా. అది టూ మచ్ మేము ఇస్తాం అంటే మేము ఇస్తాం అని. <chuckles>
అవునండి బాబు అసలా. మన ఆ! ఏదో ఫ్రీగా ఇచ్చినట్టే. వడ్డీ మాత్రం చెప్పడు, హ్మ్, ఇంట్రెస్ట్ మాత్రం చెప్పరు. జస్ట్ ఓన్లీ 7% అండి. జస్ట్ 10% అంటరు. మళ్ళీ ఇనీషియల్‌గా ప్రాసెసింగ్ చార్జ్‌లని అదొక 5000 వేలు అంత లోన్ తీసుకున్నా అన్నమాట. ఇంక తప్పని పరిస్థితిలో ఐడీఎఫ్‌సీ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. వాడు నిజంగా అంత ఫ్రాడ్ అనే అనచ్చు. ఏం చేసాడు అనుకున్నారు రూ. 100000 తీసుకుంటే దగ్గర దానికి ఇంకొక 60000 వడ్డీయే. కానీ ఈ విషయం మొదట్లో చెప్పలేదు. అంటే మనకు కూడా అవసరం.
అవును. అవును. ఆ! ఓకే. ఆ! ఓయమ్మ! ఆ! చెప్పరండి బాబు. నిజంగా. హ్మ్.
అవసరం కదా! ఇంక ఇన్ని చూడలేదు. నేనేమనుకున్నా బోనస్ అంటే దగ్గర ఒక వస్తది ఒక 60000 ఎంతో.అది కట్టేద్దాము కడితే ఒక సగం తగ్గిపోద్ది. ఇంట్రెస్ట్ కూడా తగ్గుతది, అనే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయాను. చూసేసరికి అక్కడ ఏ గుడ్డు లేదు.
అవును. హ్మ్. హ్మ్. అయ్యయ్యో!
ఇంక వెంటనే అమ్మో! ఇదేదో ఇక్కడ ఉంటే, ఇంక ఇక్కడ ఈ లోన్, ఈ ఈఎంఐలకి చాలా ఎక్కువ అయిపోతుంది. అస్సలు ఆ ఇంట్లో కూడా సరిగ్గా ఉండట్లేదు. కావాల్సినవి కూడా కొనుక్కోవడం జరగట్లేదు. ఇంకా వెంటనే వేరే దానికి ట్రై చేశా అండి.
ఆ! అవును. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. అంటే అసలు ముఖ్యంగా మీరు ఈ ఆర్థిక స్థితిని హ్మ్. దృష్టిలో పెట్టుకొని వేరే దానికి మారాలి అనుకున్నారా?
ఆ! అవును. అంతే అండి. ఇప్పుడు వీడు బోనస్ వస్తది అదొస్తది ఇది వస్తది అని ఎదురు చూస్తే ఇంకా చూడడమే అయిపోయేది! ఇంకేం లేదు.
హ్మ్. అవును. అయితే హ్మ్.
అదేంటంటారు? కంట్లో ఒత్తులు పెట్టుకొని ఇవి చూస్తున్నారు అంటారు కదా! నా పరిస్థితి అలానే అయిపోయింది ఆ సమయానికి.
<giggles> అవును. అవును. ఆ! మీరు అనుకున్నారా? మరి తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత ఛీ! అనవసరంగా 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఉన్న ఈ పాటికి ప్రమోషనో లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళుండే దాన్ని అట్లా అనిపించిందా మీకు?
ఆ! అనుక్కో ఆ! ఎందుకు అనిపించలేదండి. అనిపించింది. అంటారు కవి, ఈ పక్కా సహ ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా చిన్న ఆశలు అనేవి రేకెత్తిస్తారన్నమాట. విత్తనాలు వేసి వదిలేస్తారు అవేమో మొలకెత్తుతాయని నేను ఎదురు చూస్తా అవి అంతకి మొలకలు రావు కదా, లోపల కుళ్లిపోయి చచ్చిపోవాలి అప్పుడు గాని మరి అర్థం కాదు. ఆ! ఇక్కడ ఏం రాదని అప్పుడు అర్థమయ్యి ఇంక వెంటనే ఎప్పుడైతే ఇంకా వేరే దానికి వెళ్ళానో చాలా వరకు మెరుగుపడిందనే చెప్పా చెప్పచ్చండి. ఇంకా వెంటనే హ్మ్. చెప్పండి.
హ్మ్. అవును. <chuckles> అవును. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే మీరు కొత్త జాబ్‌కి వెళ్ళే ముందు అంటే దానికి సెలెక్ట్ అయ్యేముందు సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యే ముందు ఏమేం చూసారు? అంటే కొంతమంది రకరకాలుగా చూస్తూ ఉంటారు కదా! జాయిన్ బోనస్‌లని సాలరీ సైకిల్ ఎన్ని డేస్ ఉంటుంది. ఆ తరువాత ఈ ఈ బోనస్ క్లియరెన్స్‌లని ఇట్లా రకరకాల ఉంటాయి కదా! ఫ్యాక్టర్స్. వాటిల్లో మీరు ముఖ్యంగా వేటిని ఆహ్, కన్సిడర్ చేసారు?
హ్మ్. హ్మ్. నేనైతే ఫస్ట్ లీవ్స్ చూసానండి. <chuckles> ఎన్ని లీవ్స్ ఇస్తారు, ఎలా వాడొచ్చు అంటే ఈ పాత కంపెనీకి ఈ కంపెనీకి కొంచెం లీవ్స్ ఎక్కువ ఉన్నాయనమాట. ఈ ఎర్న్‌డ్ లీవ్స్ అని చెప్పీ ఎవరీ మంత్ యాడ్ అవుతే అవి వన్ ఇయర్‌కి ఒకేసారి యాడ్ చేస్తారంట. నా పాత కంపెనీలో అలా కాదు. నెలకి ఒకటే యాడ్ చేసేవారు. ఇదెలా అంటే సంవత్సరానికి ఆహ్, 12 కదా! 12 నెలలకి 24 యాడ్ చేశారు. సిక్ లీవ్స్ కూడా అప్పుడే యాడ్ చేసేసారు. 5 సీ 5 డేస్. ఇంక మెటర్నిటీ, పెటర్‌నిటీ, బర్త్‌డే ఆఖరికి బర్త్‌డేకి కూడా లీవ్ ఉందండి. ఫస్ట్ మొట్టమొదట హ్మ్, నా ఫ్రెండ్ ఇందులో ఆల్‌రెడీ చేస్తంది గానీ, ముందు మరి అక్కడ జాయిన్ అయిపోయం ఏమి సరిగ్గా తెలియకుండా వెళ్ళాం అనుకో, <chuckles> రెండు పడవల మీద కాలు మునిగిపోతామని వెళ్ళలేదు. లేకపోతే అప్పుడే వెళ్ళేదాన్ని. పోనీలెండి కొద్దిగ లేట్‌గా అయినా మంచే జరిగింది అనుకోవచ్చు.
ఆహాహా! ఓకే. హ్మ్. ఆ! అవును. ఓహ్! ఆ! అబ్బా! ఇది చాలా బాగుంది. ఆ! ఆ! హ్మ్. అవును. ఆ! నిజమే. అయితే హ్మ్. హ్మ్.
ఫస్ట్ ఇంక లీవ్స్ చూసా అండి. లీవ్స్ కూడా ఉన్నవి మళ్ళీ వాడుకొనిస్తారా లేదా? అన్నది కూడా ఆహ్, ఎలా అంటే మనిషి ముందు స్వీట్ పెట్టి తిన్ని‌వ్వకుండా చేసేస్తారు కొంతమంది చూసారా! అలా అవుతదేమో అని నాకు <chuckles> ఫస్ట్ భయమేసింది. ఇంకా ఆ అమ్మాయిని ఆ! కనుక్కోవడం జరిగిందండి అంటే లీవ్స్ ఇస్తున్నారు. బానే ఉంది. అవి అసలు ఉపయోగించుకునే అవకాశం ఇస్తారా? లేదంటే చూపించి ఆశ పెడతారంటే, "ఛీ ఛీ అలా ఏమి లేదు. నీకు లీవ్ అనగానే వాళ్ళు రీజన్ కూడా అడగరు. ఇక్కడ అదే స్పెషాలిటీ" అన్నది. పోనీలేరా! బాబు హ్మ్.
హ్మ్. <laughs> అవును. నిజంగా! అవునవును. హ్మ్. మరి వాళ్ళని కనుక్కున్నారా? వీటి గురించి? హ్మ్. ఆ! ఓహ్! అయితే, అవును. <chuckles> మీకు ఈజీ అయిపోయింది అయితే ఇంక. ఇదొక్కటి చూసి జాయిన్ అయిపోవచ్చు అనిపించిందా మీకు?
చాలా ఇ ఆ! ఇదీ ఇంకా బోనస్ కూడానండి. జాయినింగ్ బోనస్ ఒక, 50000 వరకు ఇచ్చారు.. ఇంకా తర్వాత ఇక్కడలాగా అది ఇక్కడైతే 1 ఇయరే అని చెప్పారు. ఇది లేదు కానీ, ఇక్కడైతే ఉందంట ఈ కంపెనీలో. జెన్యూనేనమ్మా లేదంటే ముందు కూడా అంటే, లేదు, లేదు నేను ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా! జెన్యూనే అన్నది. ఇంక అది, ఇది కనుక్కున్నాన, శాలరీ పరంగా కూడా ఒక ఆహ్, 20% హైకిచ్చారు. ఇంకా అన్ని విధాలుగా బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చండి. బాగా బెనిఫిటైంది. హ్మ్.
ఆ! ఆ! హుహు. ఆ! హ్మ్. బెనిఫిటైంది. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే అవును. అయితే కొంత్ కొన్ని కంపెనీసు సంవత్సరంలో యాన్యుయల్ ఆహ్, ఏమంటారు దాన్ని ఆహ్, హైక్ ఇట్లా అంటూ ఉంటారు గదా! పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని ఇట్లాగా, అవి కూడా పర్సెంటేజ్‌లు చూసుకోవాలి అంటారు గదా! అది నిజమేనంటారా?
హ్మ్. ఆ! అవునండి. ఆ! నిజమేనండి అదేంటంటే, మనం ఇయర్స్ అంటే, ఎన్ని మంత్స్ ఉందో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని చూసి, దాన్ని బట్టి గూడా ఇస్తారనమాట. నాకేంటంటే ముందు కంపెనీలో కూడా ఎక్స్‌పీరియన్స్‌ ఉంది కదా! దాన్ని బట్టి అది కూడా కాలిక్యులేట్ చేస్తారు. మరి ఈ కంపెనీకి అది ఇది కొద్దిగ ప్లస్ అయ్యింది. దాన్ని బట్టి అక్కడ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి నాకు కూడా కొంచెం దగ్గర, దగ్గర ఈక్వల్‌గే రావడం కూడా చూశాననమాట.
హ్మ్. ఆహా! హ్మ్. అవును. ఓహ్! ఓకే.
మళ్ళీ మనల్ని ఫ్రెషర్‌గా కన్సిడర్ చేస్తే అంత ఇవ్వరు గదా!
అవును.
హ్మ్. ఆ! కొంత దగ్గర మరీ దారుణం అండి. త్రీ పర్సెంట్, ఫోర్ పర్సెంట్ గూడా ఇస్తరు.
సో, ఇవన్నీ హ్మ్. అసలు మీరు నమ్మరు చెప్తే నేను 0.5% వాళ్ళని గూడా చూసాను.
<chuckles> అమ్మ బాబోయ్! ఎందుకు అంత ఎక్కువ ఏం చేసుకుంటారు పాపం. అవీ ఆహ్, అలా. కెళ్ళిపోతారేమో ఏ గోవా ట్రిప్‌లకి ఎక్కడికో పాపం. అంత ఎక్కువ ఎందుకు వాళ్ళకి?
అదే <chuckles> అంతే ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తే పోగొట్టుకుంటారు. అవును. అవును. అలా తక్కువ ఇస్తే నిజంగా ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇట్లా ఇన్సల్ట్ చేయగు చెయ్యొద్దు అనిపిస్తుంది కదా!
వాళ్ళు కరెక్ట్‌గా ఒక పూట నాది కాదని గుడి దగ్గర కూర్చున్నా ఇంకా ఎక్కువే వస్తదండి నన్ను అడిగితే.
అవునండి. నిజంగానే.
<chuckles> వాళ్ళు ఆ! మరి ఎందుకు మరి అలా 0.5 అంటే ఈ ఎంత దారుణం కాకపోతే.
పాపం అండి. ఆ రోజు అసలు వాళ్ళ మొహాలు చూడాలి. హైక్ వచ్చే రోజు వాళ్ళు పడే టెన్షను. తీరా ఇంత బాగా చేసిన తర్వాత వాళ్ళు 1% అనో, లేకపోతే 2% అనో అన్నప్పుడు ఛాయ్ అనిపిస్తుంది.
చాలా బాధేస్తదండి. అలాంటివి చూసినప్పుడు నిజంగా అంటే అప్పుడికైనా కొంచెం ఒక అడుగు ముందు వేసి...
హ్మ్. హ్మ్.
చాలా దగ్గర అవకాశాలు ఉంటాయండి. కాకపోతే వెతకడమే లేట్. వాళ్లు కొంచెం వెతికే ప్రయత్నం చేసి మారిపోతేనే మంచిది. నన్ను అడిగితే అంత ఎక్కువ హైక్, అంత పర్సెంటేజ్ తీసుకొనే బదులు వెళ్ళిపోవడమే మంచిది. నేనైతే అండి ఈ కొత్త దాంట్లో జాయిన్ అయ్యా అన్నా కదా! వెంటనే ఇంకా ఈ ఐడీఎఫ్‌సీ లోన్ తీసా కదా! అదైతే క్లియర్ చేసేసా అండి.
హ్మ్. హ్మ్. <giggles> అవును. అయి హ్మ్. హ్మ్. అబ్బా! సూపర్ అయితే. అయితే కొన్ని సార్లు ఏంటంటే అనుకోకుండా కెరియర్‌లో గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కదా! ఏదో ఏదో ఒక కారణం వల్ల పెళ్లి అవ్వడం వల్లనో, లేకపోతే ఇంకేవో కారణాల వల్ల. ఈ అకస్మాత్తుగా గ్యాప్ వచ్చినప్పుడు కొత్త జాబ్‌లో ఆహ్, చేరడానికి ఆహ్, ఏదైనా బ్యాకప్ ప్లాన్స్ లాంటివి? లేకపోతే ఇంకేదైనా స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం లాంటివి ఇలాంటివి ఏమైనా చేయాలా?
హ్మ్. హుహు. అవునండి. ఆ! చేస్తే కొంచెం మనకి అది బెనిఫిట్ అవుతుదనే చెప్పొచ్చండి. మాకేంటంటే కన్‌స్ట్రక్షన్‌ అయ్యింది మాది. కన్‌స్ట్రక్షన్‌ వల్ల మీరన్నట్టే ఒక 1 1/2 ఇయర్ గ్యాప్ అయితే వచ్చింది.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! సమయంలో ఏంటంటే ఈ జాబ్‌కి సంబంధించిన కొన్ని కోర్సెస్ అవ్వి చూడడం జరిగింది. కొంచెం అప్‌గ్రేడ్ అయితే చేసుకున్నా. లేదంటే ఇంతసేపు ఏం చేశావు? అంటరు మళ్ళీ ఇంకా ఎప్పుడైతే గ్యాపోచ్చిందో మనల్ని ఇంకా మనుషుల కూడా చూడరు కొంచెం.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. కొన్ని సార్లు నిజంగానే "ఇంత అవును గ్యాప్ పెట్టుకొని అసలు మీరు ఎంత ఎట్లా ధైర్యం చేసారు ఈ జాబ్‌కి?", ఇలాంటి క్వెషన్‌లు కూడా అడుగుతూ ఉంటారు కదా?
హ్మ్. ఆ! హ్మ్. అడుగుతారండి "మీకు మళ్ళీ మేము ఇంత ఇవ్వలేము. ఎందుకంటే గ్యాప్ ఉంది కదా! మళ్ళీ మీరు ముందుల వర్క్ చేయగలరో? లేదో? మీ మీద చాలా ఇంకా అనుమానంగా ఉందని", ఇలాంటి మాటలు కూడా అన్నీ ఎదుర్కోవాల్సొస్తది.
హ్మ్. హ్మ్. అవును. అవును. ఇలాగే ఇదొక్కటి కాదండి. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు పాపం అన్‌మ్యారిడ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు జాబ్‌కె‌ళ్ళినప్పుడు కూడా "మీరు మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారో? మాకేం తెలుసు". ఇలా కూడా మాట్లాడతారు. సడెన్‌గా వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని బాండ్స్ రాయడము అవునండి? కొన్ని వ కొన్ని కంపెనీలు బాండ్ రాయించుకుంటారు కదా! అదసలు చెయ్యొచ్చు అంటారా? అసలు బాండ్ అనే జా వాటి జోలికి వెళ్ళకూడదు అంటారా?
హ్మ్. అవునండి. హ్మ్. అంటే ఇప్పుడు మరి ఇంట్లో పరిస్థితి బాగోలేదనుకోండి ఆ సమయంలో బాండ్లు చాలామంది రాస్తారండి. చూసాను నేను కూడా. కాకపోతే ఆలోచించుకోమంటా అనమాట. ఒక బాండ్ రాసే ముందు ఖచ్చితంగా వెళ్ళా కానీ కొన్ని కొన్ని మనకు తెలియదు అక్కడ లోటుపాట్లు. ఎలా ఉంటాయో, ఏంటో? మరి ఇప్పుడు ప్రెజర్ ఎక్కువ పెట్టేశారనుకో ఇబ్బంది ఉంటుంది. కాకపోతే అక్కడ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఒక అనుభవం అనేది ఉంటుంది కదండీ. వాళ్ళ ద్వారా తెలుసుకుంటే పర్ పర్వాలేదు. అలా తెలుసుకొని అప్పుడు బాండ్ మీద సైన్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఇబ్బంది పెట్టేసి ఇటు వెళ్ళలేము. చేయలేము.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హుహు. అటు ఉండను లేము. అవును. ఎందుకంటే ఆ బాండ్‌లో ఉన్నప్పుడు ఆ! అంటే మూడేళ్ళనో, రెండేళ్ళనో ఇట్లా రాయించుకుంటారు కదా! ఆ రాయించుకున్నప్పుడు హైక్
హ్మ్. ఆ రెండేళ్లయితే ఖచ్చితంగా రాయిస్తారండి.
అవును. అవును. ఖచ్చితంగా ఏంటంటే ఈ, ఈ సాలరీ హైక్ ఉండదు. ప్రమోషన్ ఉండదు. చేసే పనిలోనే 2 ఎళ్ళో, 3 ఎళ్ళో అట్లానే చేస్తూ ఉండాలి. నిజమే మీరన్నది. చేసే వాళ్ళని ఆల్రెడీ హ్మ్.
హ్మ్. అవునండి. ఖచ్చితంగా ఆ! చేసేవాళ్ళని కొంచెం అడిగి తెలుసుకుంటే పర్వాలేదు. అంటే వీ రిక్రూటర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఏమైనా కెరియర్ గ్యాప్ వచ్చినా లేదంటే అదే ఫ్రెషర్ అయినా సరి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ వీళ్ళకి తెలీదు కదా! అసలు వీళ్ళు చేయగలరో లేదో మళ్ళీ మధ్యలో మానేస్తే అనవసరంగా వీడికి నేర్పించిందంతా వృధా అయిపోతుందని ఈ విధంగా కూడా ఆలోచించుకొని ఈ బాండ్ అనేది అడుగుతారండి. కొంతమంది జెన్యూన్‌గా అడగొచ్చు. కొంతమంది ఇబ్బంది పెట్టే విధంగా కూడా అడగొచ్చు. కాకపోతే అది అక్కడ లోపల ఉన్న వాళ్ళని కనుక్కొని జాయిన్ అవ్వడం బెటర్.
హుహు. హుహు. అవును. హ్మ్. హ్మ్. అవునండి. చాలా బాగా చెప్పారండి. ఉద్యోగ మార్పు కోసం అసలు ఆర్థికంగా ఎలా ప్లాన్ చేశారు. ఎలా ముందుకు ఫార్వర్డ్‌గా మీరు స్టెప్ ఎశారు అనే విషయాల గురించి చాలా చక్కగా పంచుకున్నారండి. తప్పకుండా మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం.
హ్మ్. సరే అండి. నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు చాలా నేను కూడా పంచుకున్నా చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడినందుకు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.